సాధారణంగా మనకి కొన్ని టీవీ‌లో షోస్ చూస్తూ ఉంటాం కదా! అలా కొన్ని షోస్ చూస్తున్నప్పుడు, మనం నిజంగా నిజ జీవితంలో ఆ షోస్ రియల్‌గా చూస్తే బావుంటుంది, లైవ్‌లో చూడాలి, అని అనిపిస్తుంది. అలా ఎప్పుడైనా లైవ్ షోకి మీకవకాశం వచ్చినప్పుడు, లైవ్ షో కోసం వెళ్ళడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఎలాంటి గ రెడీ అయ్యి, ఎలా చేసారు? ఏదైనా చెప్పగలరా?
హుహు. హుహు. అవును. నాకైతే ఆహా! కచ్చితంగా చెప్తాను. నాకు చిన్నప్పుడు ఇది 'పాడుతా తీయగా,' 'స్వరాభిషేకం' అని చెప్పేసని వచ్చాయి తెలుసా మీకు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి‌యి. ఆ రెండి‌టీలో ఏదనేది గుర్తులేదు గానీ నాకు స్వరాభిషేకం అనుకుంటా హ్మ్. మా నాన్న ఎస్పీబీ గారి ఫ్యాను.
హ్మ్. హ్మ్. అవునవును. అవునవును. తెలుసండి. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్! ఆయనకి అభిమాని అంటూ ఏవ్ లేకుండా ఎవ్వరు ఉండరు. ఆ తరం నుంచి ఈ తరం వరకు నిజంగానే.
ఓకే. ఆ! కదా! నన్ను ఇంట్లో చిన్న, చిన్న పిల్లలు పాడుతుంటే నేను పాడేవాడిని వాస్తవంగా పాటలు. ఓకే‌నా, ఆ! వాళ్ళేమైనా శుభ్రంగా సంగీతం నేర్చుకొని పాడుతుంటే, నేనేమన్నా మంచి మాస్ బీట్లు పాడుతా ఉండేవాడిని పాటలు.
హ్మ్. ఓకే. సంగీతం నేర్చుకోకుండానే, అంతేనా?
నేర్చుకోకుండా, నేర్చుకోకుండా పాటలు పాడేవాడిని. ఆహ్, వాళ్ళని చూసి నన్ను తిడతా ఉండేవాడనమాట మా డ్యాడీ.
ఓహ్! ఓకే. ఎందుకు? పాడుతున్నారుగా.
ఎక్కడ పాడతంది, నేనేం పాటలు పాడుతున్నానో దెలుసా, అట కావాలా? పాట కావాలా? అని జెప్పేసనుకుంటా ఈ పాటలు పాడుతూ ఉన్నాను కూర్చోని అప్పుడు.
ఓకే. మీ నాన్నగారికి ఇష్టం లేదా?
ఆ! మా నాన్నగారికేమోను వాళ్ళేమన్నా చక్కగా శాస్త్రీయ సంగీతం అదంతా పాడతంటే, నేనేమన్నా ఇట్లాంటి పాటలు పాడుతా కూర్చున్నాను. మరి నాకు నేర్పి‌చొచ్చుగా సంగీతం అని జెప్పేసనంటే, ఆళ్ళెలా పాడుతున్నారో చూడు, నీ గొంతు చూడు, ఆళ్ళ గొంతు జూడు అని జెప్పేసనన్నాడు.
ఓహ్! హ్మ్. ఆ! మరి మీరేం జేశారప్పుడు?
హ్మ్. సరే అయితే, ఆళ్ళందరూ డబ్బింగు పాడేది.
హ్మ్.
ఆ! ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు దాని ముందుల అని జేప్పేసనన్నాను. కాదురా నిజంగానే పాడతారన్నారు. అవునా! సరే అయితే యెళ్దాం ఎక్కడ జరుగుతుంది కనుక్కో అని జెప్పేసనంటే, నిజంగానే ఆయన కనుక్కోని తీసుకెళ్ళాడు నన్ను.
అవునా? ఓకే. అది చూడ్డానికి దీసుకెళ్లారా.
ఎక్కడంటే? ఆ! హ్మ్. వరంగల్‌లో ఒకసారి జరిగిందనమాట అది.
ఓకే. ఆ!
ఆ! వరంగల్‌లో పెద్ద సెట్టేసి నిజంగానే అది షో అంతా గూడాను జరిగింది మొత్తం అంతా కూడానది. సుమ యాంకరింగ్ దానికి.
హ్మ్. అంటే, ఇప్పుడు నిజంగా పాడారా, లే ఓకే. ఓకే. ఆ!
ఆ! లైవ్ లోనే విన్నాను పాటలన్నీ కూడాను. చాలా చక్కగా అనిపిచ్చింది నాకు మొత్తమంతా.
నిజంగానే పాడరైతే లైవ్‌లో?
హ్మ్. కనిపించదు. అంటే, చాలా మందోచ్చారు అక్కడ షో అనేసరికి అక్కడ
ఆ! అంటే ఇప్పుడు నార్మల్‌గా డబ్బింగ్ లాగా మీరు చెప్పినట్టు చేసారా? లేదా
నేను చెప్పినట్టుగా కాదు నిజంగానే పాడారు. తరువాత, ఇంకొంచెం ఎక్కువ తిట్లు తిన్నాను అది వేరే విషయం. మరి నాకు నేర్పించు అని చెప్పేసనంటే, "ఇంక నువ్వు నేర్చుకునే స్టేజ్ నుంచి దాటిపోయావు నాన్న, నీ వల్ల కాదులే" అని చెప్పేసి అనన్నారు. ఏదైనా చిన్నప్పటి నుంచే రావాలి అని చెప్పేసని.
ఓకే. సరిపోయింది. అరెరే! ఆ! అంటే మీరప్పటికి పెద్దవాళ్ళా?
పెద్దవాళ్ళా అని చెప్పేసానంటే, ఆహ్, ఒక ఆరో తరగతో, ఏడో తరగతో చదువుతున్నాను.
ఓకే. అంటే, ఇంకా చిన్న వయసు నుంచే నేర్చుకోవాలన్నమాట సంగీతము.
అవును. ఖచ్చితంగాను.
హ్మ్. ఓకే. మరప్పుడు మీరు ఏం చేసారు?
హ్మ్. దాని తరువాత దాని తరువాత, నేను ఆహ్, హ్మ్, నా బిటెక్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా.
హ్మ్.
బిటెక్ ఫస్ట్ ఇయరప్పుడు, చిరంజీవి నూట యాభైయో సినిమా 'ఖైదీ నంబర్ 150.'
ఓకే. అది లైవు జరిగిందా! అయితే?
హ్మ్. జరిగింది. దాని కోసమని చెప్పేసని, దాని టికెట్‌లు కోసం ఎక్కడ చాలా అంటే, చాలా ప్రయత్నం చేశాను నేను.
ఓకే. లైవ్ షో‌లకి టికెట్‌లు కూడా ఉంటాయా? అంటే, ఎవరికీ ఏ ప్రదేశంలో దొరికితే ఆ ప్రదేశంకి వెళ్ళిపోయి చూడ్డం గాదా?
పాసులుంటాయి. ఆహా! అలా కాదు పాసులుంటాయన్నమాట.
హుహు. హ్మ్, మరి మీకు దొరికిందా?
ఆ! ఆ పాస్ ఎక్కడ జరిగింది అంటే హైలాండ్ తెలుసా మీకు? చినకాకాని మంగళగిరి అట్లాగా అంటారనమాట హైలాండ్.
నాకు తెలియదండి, నో నో. ఆ!
హుహు. ఆ! హైలాండ్ అమ్యూజ్మెంట్ పార్క్‌లో పక్కన జరిగిందనమాట ఒక పెద్ద స్థలంలో.
ఓకె. మరి మీకు టికెట్స్ దొరికాయా? లేదా?
ఆ! నాకు దొరికినాయి.
ఓకె నైస్. ఆ!
హ్మ్. అయి దొరికి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు లెండి కాలేజ్‌లో వాడు మంచి ఫ్యాన్ 'చిరంజీవి' ఫ్యాన్. నేను అంతకంటే అంటే వాళ్ళు ఓకె ప మంచి పెద్ద ఫ్యాన్ కాకపోతే నాకు అభిమానం బాగా అంటే 'చిరంజీవి' అంటే చిన్నప్పటి నుంచి కూడాను. హ్మ్.
హ్మ్ హ్మ్. ఓకె, అంటే మీకు ఎందుకు ఇష్టం అంత?
ఎందుకు ఇష్టం అని చెప్పేసానంటే
అంటే ఏం ఏ అంటే ఒక్కొక్కసారి ఆహ్, డాన్స్ నచ్చుతుందంటారు. ఆ! అదే అదే.
మంచి యాక్టర్ అండి. డాన్స్, యాక్టర్ ఓకె నా? సమాజ సేవ చేస్తా ఉంటారు. 'చిరంజీవి' గురించి చాలా తక్కువ తెలుసు చాలా మందికి కూడాను ఇప్పుడున్న జనరేషన్‌కి 'చిరంజీవి' అంటే తెలిదన్నమాట ఎవరికి కూడాను.
హ్మ్. హ్మ్.
ఆయన చేసిన పనులన్నీ కానియండి ఇయ్యి అంతా, హ్మ్. చాలా వరకు, అది వేరే టాపిక్‌కి వెళ్ళిపోద్ది. అది వేరే విషయం. హ్మ్.
ఓకె. మీరు ఇప్పుడు లైవ్ షో అన్నారు. అది కూడా మళ్ళీ ఆహ్, 'ఖైదీ నంబర్ 150' అన్నారు. మీకు ఇష్టం కాబట్టి, నాకు తెలిసినంత వరకు నాకనిపించేది మీరు ముందే
ఎంతమంది జనాలు, ఎంత మంది జనాలు ఆ టికెట్లనేదే దేనికి పనికి రాకుండా పోయినాయి తెలుసా!
హ్మ్, అదే. ముందుగానే వెళ్ళిపోయుంటారు కదా అన అనబోతున్నాను అదే అంతమంది
ముందుగానే వెళ్ళాము మేము, ముందుగానే వెళ్ళాము. షో షో ఎన్నింటికి‌ సెవెన్ థర్టీ‌కేమో స్టార్టైయితే, మేము మధ్యాహ్నం ఒకటింటి కాడ నుంచి అక్కడే వైట్ చేస్తా ఉన్నాము.
హ్మ్. వామ్మో! అంతమంది జనం వచ్చారా అయితే.
ఆ! మేం అంతమంది జనం. తప్పిపోయాము మా ఫ్రెండ్స్ దగ్గర, దగ్గర ఒక 30 మందెళ్తే, 30 మంది కాస్త ఇద్దరం మిగిలాము.
వామ్మో! మరి మిగతా వాళ్ళందరూ దొరికారా? ఆ!
అంతా తప్పిపోయాం. ఫోనులకి సిగ్నల్ లేవ్వు. ఫోనులకి సిగ్నల్ లేవ్వు. జామర్లు పెట్టేస్తారు అంత ఎక్కడికక్కడ.
ఎందుకని జామర్లు, జామర్లు పెట్టడం వల్ల ఏంటి ఉపయోగాలు?
అంతమందున్నప్పుడు, అంతమందున్నప్పుడు ఏదన్నా దుర్ఘటన ఏదైనా జరిగింది అని చెప్పేసి అనంటే, జరగకుండా ఉండటానికి గా తీసుకునే చర్యలన్నమాట అవన్నీ కూడాను, జామార్లు అవి పెట్టడం వల్ల.
ఓకే. ఓకే. మీరు ఇప్పుడు ఇన్ మీకు మీ ఊర్లోనేనా పెట్టిందా లైవు షో?
సిగ్నల్స్ అవి, ఇవి రాకుండుంటాయి అందుకని. ఆ! హ్మ్. అవును.
అంటే మీరు లైక్, నడిచెల్లగలిగారా, లేకపోతే కరా? బండ?
అంత సినిమా లేదండి బాబు. నడిచెళ్ళటం కాదు. ఆ! బండేసుకొనెళ్ళాము.
<chuckles> ఆ! అంటే దగ్గర కాదు. దగ్ అంత దగ్గర కాదు. నడిచేళ్ళే అంత దగ్గర అయితే కాదా! ఓకే. హ్మ్, హ్మ్.
కాదు, కాదు. అహా! నడిచెళ్లేంత దగ్గర కాదు. దగ్గర, దగ్గర ఒక 10 కిలోమీటర్లు అలా వస్తది.
ఓకే. అయితే బండి మీద ఏళ్ళిపోయారు. ఆ!
హ్మ్. బండి మీదెళ్ళాను. బండి మీదెళ్ళిపోయి, రోడ్ మీద పెట్టేసి బండి, ఎళ్ళిపోయాననమాట ఇంకా లోపలికి.
హ్మ్.
హ్మ్. అమ్మడు లెట్స్‌డూ కుమ్ముడు అని చెప్పేసి అనుకుంటె ళ్ళిపోయామన్నమాట.
అక్కడ అన్ మీరు అప్పటికి, ఎప్పుడైనా చిరంజీవి గారిని చూసారా? అదే ఫస్ట్ టైమా?
చూసాను, చూసాను, చూసాను ప్రజారాజ్యమప్పుడు మా ఊరొచ్చారు. ఆహ్, అప్పుడు
ఆ! ఓకే.
ఆ! చాలా పాపం, చాలా కమిలిపోయున్నారు మనిషి కూడా. నల్లగా అయిపోయారు బాగా తిరిగి, తిరిగి, తిరిగి. ఎలక్షన్ క్యాంపెయినప్పుడు.
ఓహ్! ఓహ్! అయితే అంటే అది ఫస్ట్ టైమ్ అన్నమాట మీరు చూడటము. ఆ షోలో, ఐ మీన్ షో అంటే, ఆయన వచ్చినప్పుడు అది చూసారన్నమాట.
అవును. హ్మ్. షో కాదు. అంటే, దానికి ముందలే ప్రజారాజ్యం 2007, 2008 ఆ టైంలోనే చూసేసానన్నమాట, చిరంజీవి నా చిన్నప్పుడు. కానీ, అప్పటినుంచి చూసిన వ్యక్తిని, నేను తర్వాత ఎంత ఇష్టపడిన వ్యక్తి ఇలా ఉన్నారు ఏంటి, అని చెప్పేసి అని అనిపించింది నాకైతే.
ఓకే. హ్మ్, అంటే అప్పటికి, ఇప్పటికి మీకు చాలా మార్పులు కనిపిచ్చాయి.
బాధేసింది నాకు. బాధేసింది నాకు బాగా.
హ్మ్. ఎందుకని అంటే ఏం మారిపోయారు అంత సేటు? మీకేమనిపించింది?
హ్మ్. చాలా బాగా. అని పాపం చాలా తిరిగి, తిరిగి కష్టపడిపోయి, మొహం అంతా కూడాను గ్లామర్ మొత్తం పోయి, ఇంక లావయిపోయారు అన్నమాట చిరంజీవి గారప్పుడు బాగా.
హ్మ్. ఓకె. ఎప్పుడు మీరు చూసిన 'ఖైదీ 150' అప్పుడు.
అవును. 'ఖైదీ 150' సినిమా అప్పుడు కాదు, దానికి ముందల ఎలక్షన్సప్పుడు.
ఓకె, ప్రజారాజ్యం అంటున్నారు. అప్పుడే ఆహ్, లావయిపోయారు.
హ్మ్. అవును.
ఓకె. మరి 'ఖైదీ 150' అప్పుడు
దాని తర్వాత 'ఖైది నంబర్ 150' సినిమాకి మాత్రం, బాగా సన్నగయిపోయారు ఇదే వ్ ఇదే ఏంటి అలా ఎంట్రీ ప్లాన్ చేసుకుంటూ ఒచ్చారు అనమాట అది ఎలా అనిపిచ్చిందనంటే, అదే మాసు, అదే గ్రేసు అని చెప్పేసని చెప్తారు డైలాగొకటి.
ఆ! ఆ! ఆ! ఓకె. ఆ! మీరు అరుస్తూ ఏమన్నా ఎంజాయ్ జేసిన మూమెంట్స్ అంటే ఇప్పుడు 30 మంది ఎళ్ళారూ, ఇద్దరే ఆహా!
హ్మ్. గొంతు పోయింది. గొంతు పోయింది. ఆ రోజున అల్లు అర్జును డైలాగ్ చెప్పారు ఒకసారి అక్కడ. ఆహ్, హ్మ్. ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు తుడుచుకోవాలి అని చెప్పేసి ఎదో చెప్పారు అనమాట ఆ డైలాగు.
ఓకే. దానికి మీరు గట్టి గట్టిగా అరిసారా?
చాలా బావుందప్పుడు. ఆ! గట్టి గట్టిగా అరిసాం. ఆ షోలో ఏం జరిగిందో చెప్పనా? ఎక్కడ కూడాను పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన రాలేదు అని చెప్పేసని, ఓకే. చుట్టుపక్కలున్న జనాలంతా కూడా అక్కడున్న కుర్చీలన్నీ పగలగొట్టేసారు.
హ్మ్. ఆ! ఎందుకని? ఆయన పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకు రాలేదని?
పవన్ కళ్యాణ్ గురించి ఆ షో ఎక్కడ కూడాను అక్కడ ఆడియో ఫంక్షన్‌లో ఎక్కడ కూడా చెప్పలేదు అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గురించి అలా చేసారన్నమాట జనాలంతా. నాకైతే అనిపిచ్చింది ఎందుకు ఇంత, ఎందుకింత చేస్తన్నారు అని చెప్పేసనైతే.
ఓకే. హ్మ్. హ్మ్. అప్పుడు మీరసలేమన్నా ఆపడానికి కానీ ఏమన్నా చూసారా?
ఫస్ట్ టైము నా జీవితంలో ఒక ఆడియో ఫంక్షన్‌కి ఎ ఏది?
ఆపడానికేమైనా చేసారా? అంటే కుర్చీలవన్నీ ఎత్తి రావాలి కదా!
ఆపడానికా? ఏంటి ఆపడానికెళ్ళేది అమ్మ! ఏమైన్నా ఉందా ఇంకా! ఇంకేం లేదు.
ఆ! అంటే అంత వేల మంది జనాలున్నారన్నమాట!
అవును వేల మంది, వేల మంది కాదు ఒక లక్ష మందొచ్చుంటారు నాకు తెలుసక్కడికి.
అబ్బో! ఆ! మీకేమనిపించిందప్పుడు?
ఆ! పాపం, పాపం మా మామయ్యకైతే మా మేనమామన్నమాట ఆయన. ఆయన పాపం చిరంజీవి ఫ్యాన్ ఆయన కూడాను. ఆహ్, జనాల్లో పడి ఇలా ఎళ్తుంటే కాలు కూడా ఇరిగిందాయనకి.
హ్మ్. ఓకే. అయ్యో!
ఆ! కాలు విరిగితే కాలు విరిగితే ఆంబులెన్స్ ఎక్కించుకొని తీసుకెళ్లారు ఆయనా హాస్పిటల్‌కి.
చాలా. హ్మ్. ఎవరు తీసుకెళ్లారు మీరా? లేకపోతే అక్కడున్న వాళ్ళేనా?
ఆ! అహా! లేదు అక్కడున్నోల్లే. ఆయన తప్పిపోయారు. చెప్పా కదా! 30 మందేళ్తే మేము అట్లా దొరికాం అని చెప్పేసని. ఆయన ఆంబులెన్సెక్కేసి ఏళ్ళిపోయారంట. నాకు కొంచెం కాలు ఇరిగిందండి తీసుకెళ్ళండి అని చెప్పేసని. అప్పుడు అర్థమైపోయిందంట ఆయనకి కాలు ఇరిగిందని చెప్పేసి నడవలేకపోతున్నాడంట.
ఆ! ఆ! 30 మందిలో ఆ!
ఒక నెల రోజులు ఇంట్లోనే కూర్చుంటే ఓకే! ఆహ్, మా తాతయ్య ఫోను చేసారు ఒకరోజు హ్మ్.
వామ్మో! హ్మ్. వ నెల రోజులు అంటే, అకా నార్మల్‌గా వెళ్ళినదానికి, అక్కడ తొక్కిసలాటలో నలా ఆ! 40 రోజులు ఇంట్లో కూర్చొని నెల రోజులు.
40 రోజులు ఇంట్లో కూర్చొనా నెల రోజులు ఇంట్లో కూర్చోవాల్సొచ్చింది. నెల. 40 రోజులు కాదండి. అయితే ఆహ్, అలాగా జరిగింది అని చెప్పేసి మా తాతయ్యకి థియేటరోకటుందనమాట. ఆయన వల్ల మా మామయ్యకి కాలిరిగింది అని చెప్పేసని తెలిసింది ఆడియో ఫంక్షన్‌లో. "అరేయ్ ఒకసారి ఇక్కడికి రారా థియేటర్ దగ్గరికి," అని చెప్పేసి అనన్నాడు. ఆ! సరే బాబోయ్, వస్తున్నానని చెప్పేసని వచ్చాడనమాట ఆయన.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. మిమ్మలనా?
నన్ను, మా మామయ్యనిద్దరిని రమ్మన్నాడు.
మీ మా ఓకే. ఓకే. మీరేళ్లారు. ఆ!
ఏళ్ళిన తరువాత ఆ! ఏళ్ళిన తరువాత, "గుంటూరులో డిస్ట్రిబ్యూటర్‌ని కలవరా, డబ్బులిస్తారు వాళ్ళు నీకు, తెచ్చుకోపో" అని చెప్పేసనన్నాడు.
ఎందుకని? అంటే, ఆ షోకెళ్ళడం వల్ల ఇలా జరిగింది ప్రమాదం అని చెప్పి డబ్బులిస్తారు.
జరిగింది అని చెప్పేసని కాంపెన్సేషన్ అన్నమాట. ఇలాగ జరిగింది అని చెప్పేసని రామ్ చరణ్ గారు కాంపెన్సేషన్ ఇచ్చారు.
ఓకే. ఓకే. ఎంత ఇచ్చారండి? అంటే, ఆ! ఓహ్! మీ ఖర్చుకి. అంటే, కాలుకి ఏమైనా కావాలంటే చూసుకోవచ్చు.
పాతిక వేల రూపాయలు ఇచ్చారు. అంటే ఆ! ఏదన్నా కానీ అది పాపం ఆరోగ్యశ్రీలోనే అయన్నీ కవరయిపోయింది అది వేరే విషయం. కాకపోతే ఏంటి అనంటే ఆ 25,000 అనేది ఆయనకి అప్పుడు చాలా ఉపయోగకరంగా ఉందనమాట. పని లేదు కదా! నెల రోజుల నుంచి ఇంట్లో కూర్చున్నాడు కదా!
హ్మ్. అవునవును. నిజంగానే.
ఆ! నేను ఇందాకట చిరంజీవి గారి గొప్పతనం ఏంటి అనేది చెప్పాను చూశారా?
హ్మ్. అవునవును.
ఆ! అదనమాట. చిరంజీవి గారి గొప్పతనమంటే ఇది.
అందుకని మీకు ఆయన అంటే అంత వీరాభిమాననమాట. మరిప్పుడు
అంత అంత ఇష్టమనమాట. మేమెవ్వరం అనేది తెలిదు, మేమెవ్వరం అనేది తెలిదు ఓకే నా. ఇలాగ పలానా జరిగింది అని చెప్పేసి అనంగాల్నే ఎళ్లి తెచ్చేసుకున్నాం ఎళ్లి ఎమ్మటనే ఆ రోజు చెక్కులు, గిక్కులు ఏం కూడా లేవనమాట. చెక్కులు గిక్కులు గూడేను, డైరెక్ట్‌గా క్యాష్ ఇచ్చేశారు ఆ రోజున రూ. 25,000 డిస్ట్రిబ్యూటర్, ఒక ఫోటో తీసుకొని అప్పడికప్పుడే చరణ్ గారికి పంపించారు.
హ్మ్. హ్మ్. నిజంగానే. ఎమ్మటనే వెళ్ళగానే మీకు డైరెక్ట్‌గా మీకు డబ్బులే ఇచ్చారు. ఓకే వెరి వెరీ గ్రేట్ అండి. హుహు. మరి మీకు ఇలా ఎప్పుడన్నా మళ్ళీ ఇంత ప్రమాదం జరిగింది కదా! మీ ఇంట్లో వ్యక్తికి మీ మామయ్య గారికి. ఎప్పుడన్నా మళ్ళీ లైవ్ షోలు బెట్టినప్పుడు వెళ్ళాలి అని కానీ, ఇలా భయం గానీ, భయమేమనిపించలేదా మళ్ళీ?
హ్మ్. హుహు. అయినా హండ్రెడ్ పర్సెంట్ ఎళ్ళేవాడిని. 100% ఎళ్ళాను. ఏం లేదు. ఏం లేదు. తర్వాత వెంటనే 'సన్ ఆఫ్ సత్యమూర్తి' జరిగింది. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' దానికి ఎళ్ళాము.
మీ మామయ్య గారు గూడా ఒచ్చారా మళ్ళీ?
మా మామయ్య రాలా ఈసారి. మా భారత్ అదే <chuckles> మా అత్త కొడతానంది.
ఓకే. ఓకే. అందుకని మీ మామయ్యగారు రాన్
అంటే మా అత్తని నేను ముద్దుగా భారతి అని చెప్పేసని పిలుస్తాను అనమాట.
ఓకే. ఓకే. నైసండి. వెరీ గ్రేట్.
ఆ! అందుకని చెప్పేసి అదొచ్చేసింది నోటి నుంచి భారతి అనేది.
ఓకే. మీ అత్తగారు అయితే. ఓకే. అయితే ఇప్పుడు ఇలాగ తొక్కిసలాట జరిగిందన్నారు, ఇట్లా దెబ్బ తగిలిందన్నారు. ఇంకెక్కడైనా ఇలాంటివి చూసారా మీరు ఇలా ప్రమాదం జరగడం గాని ఏదైనా లైవ్ షోస్‌లో కొన్ని కొన్ని సార్లు చాలా మంది జనాలొచ్చినప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా! మళ్ళీ ఇల్ ఏదన్నా షోకెళ్లినప్
హ్మ్. హ్మ్. హుహు. లైవ్ షో అని చెప్పను గాని, లైవ్ షో అని చెప్పను గాని, నేను రాజకీయ సభలకయితే వెళ్ళానక్కడ జరిగినప్పుడు.
ఓకే. అక్కడికెవరైనా సెలబ్రిటీలోచ్చారా?
హ్మ్. నాకు పవన్ కళ్యాణ్ గారిని చూసాను.
ఓకే. ఆహ్, ఇంకా
చాలా దెగ్గరగా, చాలా దెగ్గరగా ఎంత దెగ్గరగానంటే, అంత దెగ్గరగా అనమాట. చూసి అరుస్తా ఉంటాం మేము స్టేజ్ పక్కన నుంచొని.
హ్మ్. హ్మ్. హ్మ్.
ఏమనొస్తున్నాము?
అప్పుడు గూడా జరిగిందా తొక్కిసలాట ఇలాగే?
జరగలా, ఏం జరగలా అప్పుడు జనాలు తక్కువున్నారు. ఆయన వస్తన్నాడని అప్పడుకప్పుడే తెలిసిందనమాట. ఇంకా మేమెళ్ళాము దెగ్గర నుంచే చూడొచ్చులే అని చెప్పేసనుకోని.
ఓకే. పోనీలెండి.
బండ్లులేసుకొని ఎళ్ళిపోయాము. గబ్బా బ్బా గబ్బా గబ్బా ఎళ్ళిపోయాము. "ఇలాగ, వస్తున్నారంట ఎళ్ళిరా పో" అని జెప్పేసనన్నారన్నమాట మా ఫ్రెండ్సు. నాకిష్టం కదా! అందుకని చెప్పేసి గబా గబా బయలుదేరిపోయానన్నమాట నేను. ఎళ్లి స్టేజ్ పక్కన నుంచొని అరుస్తుంటే అవును. 'పవన్ కళ్యాణ్' అంటే కూడా చాలా ఇష్టవన్నమాట. అయితే ఎళ్లి స్టేజ్ పక్కన నుంచొని అరుస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చూసి, "సైలెంట్‌గా ఉండండి అబ్బాయి ఇక్కడొక మీటింగ్ జరుగుతుంది." అని జెప్పేసి చెప్పారన్నమాట ఆయన. <chuckles>
హ్మ్. ఓకే. మీకు పవన్ కళ్యాణ్ గారంటే కూడా ఇష్టం. ఆ! <chuckles> ఓకే. మీకు జెప్పారన్నమాట. అయితే మీతో మాట్లాడినట్టే అనుకున్నారిక మీరు అంతేనా?
ఆ! మాకు జెప్పారు. అవును. ఖచ్చితంగా. నాకు చాలా సంతోషం. అంటే, ఇలాంటియన్ని కూడాను చిన్నప్పుడు మా నాన్న తీసుకెళ్ళి దగ్గర నుంచి కూడాను ఒంటరి ప్ గా ప్రయాణం చేసేదానికి, ఇయన్ని కూడాను చాలా వరకు ఎ మళ్ళా ఇది తమన్‌ది అను కార్తీక్‌ది ఒక షో జరిగింది.
హ్మ్. పోనీలే. హ్మ్. లైవ్ షోనా?
ఆ! లైవ్ షో అక్కడ కూడాను, దానికి కూడెళ్ళాము.
అంటే ఏంటి? దేని గురించి ఏదైనా సినిమానా? లేకపోతే, ఆ కామెడీ షోనా? లేకపోతే
ఆహా! లేదు. నార్మల్ షో అంతే. అదొక ఆడియోది. అంటే లైక్ ఆహ్, హ్మ్. ఒక కాన్సెర్ట్‌లాగా అనుకోండి.
ఓకే. మళ్ళీ రి రిలీజ్, రిలీజ్‌లాగా ఏదన్నా ఆ! సరే, ఓకే. ఎళ్ళారా మరి మీరు?
ఆ! దానికి కూడా ఎళ్ళాము. విజయవాడలో జరిగింది.
హ్మ్. ఓకే. అక్కడ కూడా ఇట్లాగే జనాలు రావడము, లేకపోతే ఇంకెవరైనా కొత్త కొత్త సెలబ్రిటీలని చూడడము
హ్మ్. ఆహ్, ఒచ్చారు, ఒచ్చారు. కాకపోతే ఏంటి అనంటే, కొంచెం పర్లేదు ఆర్గనైజ్డ్‌గానే జరిగిందంతా.
హ్మ్. అలా కొంచెం కట్టుదిట్లు ఉంటే బానే ఉంటుంది. ఎవరైనా కొత్త సెలబ్రిటీలని చూసారా? మరప్పుడు ఆ లైవ్ షోలో?
ఆ! హ్మ్. కొత్త సెలబ్రిటీలని ఎవరిని చూడలేదు వాస్తవంగా దాంట్లో. తమను కా నాకు కార్తీక్ గారంటే బాగిష్టం. సింగర్ కార్తీక్. మీకు ఈ పాట తెలుసా 'రావణ్' సినిమాలో 'ఉసిరే పోయను ఉసిరే పోయను' అని చెప్పేసని ఆ! ఆ పాట పాడిన అతను అన్నమాట. కార్తీక్ అనంటే. ఆ పాటొక్కటే కాదు చాలా పాటలు పాడారు.
హ్మ్. మరి కాన్సెర్ట్ అంటున్నాడు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. విన్నానండి. ఓకే. ఓకే. లైవ్ షోస్‌కిలా ఎళ్ళడం వలన మీకేమనిపిచ్చేది? ఏక్ అంటే, ప్రతిసారి వెళ్తూనే ఉన్నారు కదా! వెళ్ళడం వల్ల
హ్మ్. ఏం లేదండి. ఇంట్లో కూర్చొని టీవీ‌లో చూడటం బెటరనిపిచ్చింది నాకైతే మాత్రం.
హ్మ్. అంటే మీరు ఇక్ ఇది నేర్చుకున్నారన్నమాట లైవ్ షోస్‌కి వెళ్ళేకంటే కూడా, ఇంట్లో కూర్చుంటే బెటరని. దాని వల్ల ఏంటంటారు ఉపయోగం ఇంట్లో కూర్చొని జూస్తే?
100% ఆ! ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడు నేను క్రికెట్ స్టేడియంకు కూడా ఏళ్లి చూసాను క్రికెట్, నాకంతేమి అనిపిచ్చలా ఇంట్లో కూర్చొని చూస్తేనే ప్రతి షాట్ ప్రతి బాల్ ఎక్కడెళ్తుంది ఏంటి అనేది తెలుస్తుంది, వాళ్ళ మొఖాలు కనబడుతున్నాయి టీవీ‌లో. ఆ! సెలబ్రిటీలని రియల్‌గా చూడటం అనేది ఒకా <giggles> కష్టతరమనమాట, ఎలాగంటే అంతంత దూరం నుంచి చూడటం కానీ ఏదైనా కానీ కష్టం అసలకి చూటం అనేది.
హ్మ్. కొంచెం క్లియర్‌గా ఉంటుంది. హ్మ్. హ్మ్. అంటే దెగ్గరగా మనకి ఆ ఫీచర్స్ అవేం కనపడవు టీవీ‌ల్లో, ఫోనులో అయితే డీటెయిలింగ్‌గా
అవును. టీవీ‌లో అయితే బెస్ట్, వాళ్ళ మొహాలు ఏంటి? అనేది మొత్తం అంతా క్లియర్ కట్‌గా కనపడతా ఉంటది శుబ్బ‌రంగా. అక్కడికెళ్ళినా గాని, మనుషుల మధ్యన తోపులాటలు అయన్నీ ఎప్పుడు ఏ ప్రమాదం జరిగిద్దని తెలీదు. అలాగ. కొన్ని, కొన్ని చూస్తా ఉంటాము రోడ్ గ హ్మ్.
అవునవును. నిజంగానే అండి. అవునవును. కొంచెం జాగ్రత్తలు ఒకవేళ జాగ్రత్తలు అవన్నీ తీసుకొని ఏమన్నా దా అదే తాళ్లవి కట్టేసి, ఆ! ఎగరకుండా మనుషుల మీదకి రాకుండా చూస్తే బానే ఉంటుంది గానీ, అలా కొంచెం అదుపు తప్పినప్పుడు
చేస్తారు. కాపోతే ఏంటంటే తోపులాటలనేవి కామనక్కడ అన్ని కూడాను.
అవునవును. అదుపు తప్పుతారులెండి. సెలబ్రిటీ‌లంటేనే కొంచెం జాగ్రత్తగా వాళ్ళకంటూ ఫాలోయింగుంటుంది. మళ్ళీ లైవ్ హ్మ్. లైవ్ షో‌లు గదా! అది గూడా. చాలా చక్కగా వివరించారండి. మీరు ఎలా లైవ్‌స్‌కి, షోస్‌కి వెళ్ళేవాళ్ళు, ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కున్నారు? అన్ని చాలా చక్కగా చెప్పారు. మీతో మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ధన్యవాదాలు.
హ్మ్. అక్కడ వాళ్ళకి ఫాలోయింగుంటది. వాళ్ళు హ్మ్. అది అన్నీ ఉంటాయి. హ్మ్. ధన్యవాదాలు.